హ్మ్. కరెక్టే. అయితే మీరు ఎక్కువ ఈ సోషల్ మీడియా యాప్స్ వాటిల్లో మీరు ఏది ఎక్కువ వాడుతుంటారు?
ఆహ్, యాస్ ఎ స్టూడెంట్‌గా యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాము. కుకింగ్ వీడియోస్ చూస్తుంటాను. ఆహ్, ఇప్పుడు ఇలాగే సోషల్ మీడియా వల్లే ఇప్పుడు చాలా తెలుస్తున్నాయి. మనం ఎలా క్రియేట్ చేయాలి సర్వేస్ అని ఇప్పుడిలా వస్తుంటాయి. ఇలాంటివి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుని ఆహ్, ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఇస్తా ఇస్తూ ఉంటారు కాలేజ్‌లో. ఆహ్, వీటిని వాడుకుని చేయడము అండ్ పైగా ఇప్పుడు చాలా మందేంటంటే చాలా ప్రమోట్ చేస్తున్నారు. ఆహ్, సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్‌ని.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఓకే. హ్మ్. అంటే ఏ రకంగా అంటారు?
మనీ ఎర్న్ ఎలా చేయాలి? మనీ ఎలా ఎర్న్ చేయాలి? ఇంటర్న్‌షిప్స్ ఎలా తెచ్చుకోవాలి? డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ కోర్సెస్ ఉంటాయి గదా! అవి ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా నేర్చుకోవాలి? అని ముందుగా వాళ్లు చెప్తూ ఉంటున్నారు.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా ఆహ్, ఎరా అనొచ్చు. లేకపోతే డిజిటల్ ఎరా అనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఈ డిజిటల్ ఎరాలో సోషల్ మీడియాదే పెద్ద హవా నడుస్తోంది. ఆహ్, అయితే ఈ సోషల్ మీడియా మీ రోజువారీ జీవితంపై అసలెలా ప్రభావితం చూపిస్తుందంటారు?
<smacks lips> ఇప్పుడు మనం లెగవంగాల్నే సోషల్ మీడియానే ఓపెన్ జేస్తాం. అంతకు ముందు రోజుల్లో అయితే వాట్సాప్, ఫేస్‌బుక్ ఇలాంటివేం లేవు. ఫస్ట్ యాహూ అనుండేది. మెసెంజర్సివుండేవి. మెయిల్స్ పంపించుకునే వాళ్ళు. లేదంటే లెటర్స్ రాసుకునే వాళ్ళు. లేదంటే టెలిఫోన్ ఇంటికి ఆహ్, ఎక్కడో ఒక చోటుండేది. అందరు అక్కడికే వెళ్లి మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఆహ్, క్ తర్వాత తర్వాత ఆహ్, ఫేస్‌బుక్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మెల్లిగా ఇన్‌స్టా, వాట్సాప్ అని ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏది మాట్లాడాలన్నా ఏది తెలియజేయాలన్నా ఆహ్, ఇవే వాడుతూ ఉంటాం. మనం పొద్దున్న ఫోన్ ఓపెన్ చేయగానే ముందు చేసే పని మన సోషల్ మీడియాని చెక్ చేసుకోవడం. మెసేజ్ ఎవరు చేసారు? ఆహ్, ఎవరు
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. <smacks lips> హ్మ్. అవును. హ్మ్. హ్మ్. చెక్ చేసుకోవడం. అవ్ ఏ ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి.
హ్మ్. ఎవరేం పోస్ట్ చేసారు? ఎవరెక్కడికి వెళ్ళారు? ఇప్పుడు స్నాప్‌చాట్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఎక్స్‌ట్రీమ్ అని ఒకటి కొత్తగా వస్తుంది.
ఆ! హ్మ్. అసలు ఇదేంటండి స్నాప్‌చాట్ అనేది?

అవును. ఇప్పుడు మరీ ఆహ్, ఈ సోషల్ మీడియాలో కొంతవరకు ప్రైవసీ అనేది తగ్గుతోంది. ఆహ్, తర్వాత ఫేక్ న్యూసుళ్ళు లాంటివెక్కువవుతున్నాయి. ఇప్పుడు మరి ఈ ముందు ప్రైవసీ గురించి అనుకుంటే, ఈ ప్రైవసీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారు?
ఇప్ ఇప్పుడు మనం మనం ఎక్కువ బయటికి ఎక్స్‌పోజ్ చేయకుండా బయట పెట్టకుండా మన పర్సనల్స్‌ని కొంచెం వరకు సేఫ్‌గా ఉంచుకోవడమే అన్నిటికి బన్ బావుంటుంది. ఇప్పుడు చాలా వెబ్‌సైట్స్ వస్తున్నాయి. ప్రైరసి...
హ్మ్. హ్మ్. అది హ్మ్.
అవి ఓపెన్ జేస్తే ఏంటంటే, మన దగ్గరున్న డేటా మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు. అదే గవర్నమెంట్ డేటా గూడా వాళ్ళ దగ్గరుండిపోతుంది అని న్యూస్‌స్ ఇలాంటి వార్తలొస్తున్నాయి బయటికి...
హ్మ్. హ్మ్.
కానీ సోషల్ మీడియా వల్లేంటంటే చాలా వరకు టైమ్ వేస్ట్ అయిపోతుంది అందరు. అది ఎంత చేసినా
అవును. అసలు నిజంగా ఎట్లా ఉంటుందంటే ఆహ్, రోజంతా చాలా టైమ్ సోషల్ మీడియానన్ ఆహ్, మీడియాలోనే గడిపేస్తూ ఉంటారు కదా! అప్పుడు మరి స్క్రీన్ టైమ్ ఎక్కువైపోయి. ఈ ఆరోగ్య సమస్యలన్నీ ఎక్కువవుతాయనిపిస్తుందా మీకు ఎప్పుడైనా?
హ్మ్. అవునవును. అలాగే జ ఆహ్, ఇంక స్క్రోల్ జేస్తూనే అంటారు. టైమ్ గూడా ఎఫె ఒకసారి చదువులు ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. అవ్ నిద్రపోడం చాలా తక్కువ నిద్రపోతుంటారు మన కళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటుంది. కళ్ళకి ఇప్పుడు డాక్టర్స్ మన చర్మానికి కూడా నష్టం కలుగుతుంది ఇలా స్క్రీన్ టైమ్ ఎక్కువుండటం వల్ల అని చెప్తున్నారు. మనా మానసికంగా గూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఆహ్, మనమేదైనా పోస్ట్ మనమేదైనా పోస్ట్ చేసినప్పుడు, ఎవరైనా ఏదైనా కామెంట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే మనల్ని వేరే వాళ్ళతో పోల్చుకొని మనం తా ఏంటంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అంటే ఎలా, ఎలా అంటారు? హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
వాళ్ళలా చేయాలనుకుంటారే కానీ వాళ్ళలా వాళ్ళు ఉండాలని అ అనుకోరు.
హ్మ్.

ఇప్పుడు దాంట్లో గూడా ఆహ్, ఇప్పుడు స్నాప్‌చాట్‌లో అయితే, రీల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంతకు ముందు ఇన్‌స్టా‌లోనే ఉండేవి. మళ్ళి మెల్లిగా ఫేస్‌బుక్‌లోకొస్తాయి. ఆ!
స్నాప్‌చాట్‌లో, ఓహ్! స్నాప్‌చాట్‌లో కూడా రీల్స్ ఉంటాయా?
అవునవును.
హ్మ్.
హ్మ్, అంటే యూట్యూబ్ లాంటిది బాగా ఎక్కువైపోయింది. యూట్యూబ్‌కి చాలా <smacks lips> ఆహ్, అవసరమైయిపోయిందిప్పుడందరికి స్టూడెంట్స్‌గా కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, పెద్ద వాళ్ళకి కానివ్వండి. పిల్లలకైతే హ్మ్.
ఆ! ఒక రకంగా అవునవును. అంటే నాలెడ్జ్ ఆహ్, నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా కొంచెం అంటే ఏదైనా స్కిల్ నేర్చుకోవడము, లేదంటే దేని గురించైనా ఆ! స్టడీస్ గురించి గానివ్వండి వీటన్నిటికీ కొంచెం ఉపయోగపడుతుంది. హ్మ్.
హ్మ్. అంటే టైమ్ పాస్ అవుతాదని. హ్మ్. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి చిన్న, చిన్న పిల్లలకి కూడా మంత్స్ అప్పటి నుంచి ఫోను, అ అన్నం పెట్టాలంటే ఫోన్ చూపిచాల్సిందే. లేపోతే వాళ్ళు కూడా తినరు. ఆహ్, ఇంకా చిన్న పిల్లలు కూడా రీల్సని, షార్ట్సని బా ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళింకా కంటిన్యూయస్‌గా చూస్తూనే ఉంటారు. ఇంకా అన్నం పెట్టాలన్నా కానీ ఆహ్, కనీసం సైలెంట్‌గా ఉంచాలన్న గాని, పెద్దవాళ్ళు ఏమి చేస్తున్నారంటే, ఫోన్స్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా, స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఆహ్, కాలేజ్లో వినే లెక్చర్స్ కంటే కూడా, ఇలాగా యూట్యూబ్ నుంచి ఎక్కువ నేర్చుకుంటున్నారు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఇప్పుడంటే ఈ టెక్నాలజీ, అలాగే ఈ క్లాస్‌కి సంబంధించిన ఈగ్ ఇవి ఛానెల్సవి ఎక్కువైపోయాయి గదా! అవును. హ్మ్.
ఏదోలా హ్మ్. ఎక్కువైపోయాయి. ఆహ్, ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ గూడా మనం బయటికి చెప్పరు, కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత యూట్యూబ్ నుంచి ఇలా డిఫరెంట్, డిఫరెంట్ వాటి నుంచే నేర్చుకుంటూ ఉంటారు. బుక్స్ కంటే కూడా ఈ మధ్య ఆహ్, ఇలాంటి సోర్సెస్ ఎక్కువైపోయాయి. పెద్దవాళ్ళు గూడా అంతకు ముందు పాటలు
హ్మ్. హ్మ్. అవును. అవును. ఇవే హ్మ్. కాంపిటీటివ్స్ కూడా అండి. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేరవుతారు కదా! వాటికి సంబంధించినవి గూడా, ఈ జనరల్ ఆప్టిట్యూడ్ అంటే తర్వాత మ్యాథమెటికల్ ఆప్టిట్యూడు, రీజనింగని రకరకాలు ఛానెల్స్‌లో వచ్చేస్తున్నాయి. హ్మ్.
హ్మ్? హ్మ్. అవునవును. హ్మ్. అవును. అవును. ఇప్పుడు పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళయినా సరే, ఏదైనా కొత్తగా వంటకం ఏదైనా ట్రై చేయాలంటే యూట్యూబ్ ఉండాల్సిందే. ఇప్పుడు దాంట్లో వంటల చానెల్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. షార్ట్సని, షార్ట్ వీడియోస్ పెట్టి వంటలు అదే, ఇప్పుడు మనం కొంతమందికి ఇప్పుడు ఏంట మొ అంత లాంగ్ వీడియో చూడలే చూడలేరు కొంతమంది. అంత వ్ అంత ఓపిక ఉండట్లేదు ఇప్పుడు చూడటానికి కూడా. అవి కూడా చిన్న, చిన్న షార్ట్ వీడియోస్ అని చెప్పి స్టార్ట్ చేసారు. అవి కూడా ఎక్కువగా అవే చూస్తున్నారు. లాంగ్ వీడియోస్ కంటే కూడా. హ్మ్. మన ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళు కూడా పాత సినిమాలు, ఓల్డ్, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కానివ్వండి, ఆహ్, పా పా పాటలు కానివ్వండి ఆహ్, వాళ్ళకి చాలా ఈ ఈసీగా ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని అయినా గానీ, ఎవరినైనా అడిగి పెట్టించుకొని మరి చూస్తుంటారు.
హ్మ్. ఆ! కరెక్టే. ఆ! అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.